అనిపిచ్చింది. పట్టుకోవచ్చు కదా! స్క్వీజ్ చేసేంత అనిపిస్తుంది. ఎంత బావుంది తెలుసా! అంటే కొన్ని కొన్ని మేఘాలు కదులుతున్నాయి. లైట్‌గా ఉన్నాయి డెన్సిటీ. కొన్ని కొన్నేమో థిక్‌గా స్టేబుల్‌గా ఉన్నాయనమాట. ఎంత థిక్ అంటే ఒక ఐస్ క్రీమ్ అదే మీరు చెప్పినట్టు కాటను చాలా స్టేబుల్‌గా ఉన్నాయి.
హుహు. <laughs> ఆ! ఓకె. స్టేబుల్‌గా. ఉంటారు. ఓహ్! అవునవును. దూది పింజెల్లగా. అంటే ఆ మబ్బలు కొన్ని కొన్ని సార్లు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క షేప్‌లో కనిపిస్తా ఉంటాయంటారు. డాగీ షేప్ అని లేకపోతే పిల్లి షేపని, క్యాట్ ఇట్లాంటి షేప్స్‌లొ కనిపిస్తూ ఉంటాయంటూ ఉంటారు కదా! అలాగే మీకు ఆ మబ్బులు అలాగా ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్క షేప్‌లో కనిపించడం, లయన్ లాగా అలాగా కనిపించాయా?
యాహ్! అవును. <chuckles> అవును. యాహ్! కనిపించాయి. ఆ! నాకెక్కువ ఐస్ క్రీము, హార్స్ లేకపోతే టెడ్డీ ఇలా అనిపిస్తుంటాయి. మనమెలా ఇమాజిన్ చేసుకుంటే అలా అనిపిస్తుంటాయి కొన్ని కొన్ని.
<giggles> ఆ! వాయిస్ ఓకె. అలా కనిపిస్తూ ఉంటాయి. మరి ఫ్లైట్ దిగేసిన తరువాత ఈ మోషన్ సిక్‌నెస్ ఉంటుంది. ఆ ఒక గంట, 2 గంటల సేపు అదే మూమెంట్ జరుగుతూ ఉండి, బాడీలో ఆహ్, ట్రావెల్ సిక్‌నెస్ లాగా అలా ఏమైనా అనిపించడం నాసియా ఫీలింగ్ రావడం లేదా?
యాహ్! అవును. అలా ఏమి అనిపించలేదు. నాసియా నాకు మోషన్ సిక్‌నెస్ లేదు. బట్ ఫ్లైట్ లో ఉన్నప్పుడు చెవులు పాప్ అయినాయనమాట ఇయర్సు. నాకది తెలీదు నాకు. ఐ వస్ నాట్ రెడీ అనమాట. నాకు తెలీదు. అసలు దాని గురించి ఫస్ట్ టైమ్ అది పెయిన్ అయింది. ఇయరు అది కాకుండా అది గోవా అనేది బీచ్ ప్లేస్ కదా! సో, అందుకే కొంచెం, కొంచెం, కొంచెం కిందకిదించుతూ ఉంటారు కదా! ఓషన్ కనిపించింది. అసలు ఫస్ట్ టైమ్ వాటరు ఓషియన్ ల్యాండ్ 2 కలిపి కనిపి కనిపిస్తున్నాయి. హ్మ్.
ఓకె. ఓహ్! ఓకె. ఓహ్! ఓకె. అవునా! ఆ! అవును. హ్మ్. అవును. అవును. అవును. అవును. <chuckles> గోవాలో వీళ్ళు ఎక్కువ ఫారెనర్స్ వస్తూ ఉంటారు. అబ్బబ్బా! ఎంత బావున్నారు? వీళ్ళు దగ్గరగా చూసి వాళ్ళతో మాట్లాడాలి. కొత్త భాష నేర్చుకోవాలి లేకపోతే వాళ్ళతో అట్లా ఒంటరిగా వెళ్ళినప్పుడు ఇంక మన దగ్గర ఎవరు ఉండరు ఎవరో ఒకరితో మాట్లాడాలి. ఆ ప్రయాణంలో మీకు ఎ ఎవరైనా అలాంటి కొత్త వాళ్ళు ఎదురయ్యడం జరిగిందా? వేరే దేశం నుంచి గాని అలాగా భాష వాళ్ళు?
అవును. హ్మ్. హ్మ్. ఆహ్, వేరే దేశం నుంచి కాదు గాని లోకల్ పీపుల్‌తో మాట్లాడను. ఎందుకంటే ఫారియినర్స్ కూడా కనిపించారు. బీచ్‌లో కానీ నాకు కొంచెం భయమన్నమాట. వాళ్ళు ఎలా రియాక్టయితారో!
ఓకె. ఓహ్! <giggles> ఏమైనా అనుకుంటారేమో మళ్ళీ ఏమైనా చేస్తారేమో.
ఆ! ఎందుకంటే వాళ్ళు గెస్ట్‌గా వస్తారు కదా! మన కంట్రీకి సో, వాళ్ళు ఎ ఒక ఏంటి వీళ్ళ కొంచెం కూడా లేదా అని తిట్టుకుంటారేమో అని భయమేసింది. ఆ!
అవును. అవునవును. అవును. ఆ! అవును. తిట్టుకుంటారు కానీ ఆహ్, బీచ్‌లో కోవిడ్ టైమంటే దిగనివ్వరు, దిగకూడదు. కంటామినేట్ అవుతుంది వాటరు, అందరికి స్ప్రెడ్ అవుతుంది, సోషల్ డిస్టెన్సింగ్ చేయాలి. ఇట్లాంటి రూల్స్ పెట్టినప్పుడు ట్రిప్ ఫ్లాప్ అయింది. అయ్యయ్యో! రాంగ్ టైంలో వచ్చానే అట్లా అనుకున్నారా?
హ్మ్. హ్మ్ యాహ్! హ్మ్.

ఆ! నేను చాలా భయపడ్డాను. కానీ మ్ స్టిల్ నెక్స్ట్ డే లేషినక ఆ! చూద్దాంలే పోతే 3000 పోతాయి, వెళ్తే ఒక ఎక్స్‌పీరియన్సొస్తది అనుకున్నాను. ఇగా నెక్స్ట్ డే లేసి మంచిగా రెడీ అయ్యి బ్యాగేసుకొని ఏళ్ళిపోయా నేను ఎయిర్‌పోర్ట్‌కి. క్యాబ్ బుక్ చేసుకొని, హ్మ్, ఒక్కదాన్నే అసలు అక్కడ దిగాక నాకు ఏమి తెలీదు తెలుసా? ఏమంటే ఏం వెబ్ చెకింగ్ అంటే ఏంటో తెలిదు.
ఓకే. హ్మ్. అంతేగా? అవును. అవును. ఓహ్! ఒక్కదానివే? ఆహా! ఆ! ఆ! ఏంటది? ఎలా? ఏం తెలీదా? లగేజేంత?
ఒక ఆధార్ కార్డు క్యాష్ పట్టుకొని యెళ్ళిపోయాననమాట. కానీ అక్కడ పీపుల్ వర్ సో గుడ్ అనమాట. అంటే అందరు హెల్ప్ జేస్తున్నారు. ఆహ్, దిగాక ఏమి చేయాలి ఫస్ట్ ఏమి చూపియాలి, లోపలికి ఎలా వెళ్ళాలి, <sniffs> అన్ని ఆ! అడుగుతూ ముందుకు వెళ్ళాను, తరువాత సెక్యూరిటీ చెకింగ్ వచ్చింది. అపుడు గూడా
హ్మ్. హ్మ్. ఓకే. చేస్తారా? ఓకే. అవును. ఓకే. చాలా సులభవంతమైన చెకిన్ అయిందా? అంటే స్కాన్ చేసినప్పుడు, ఐరిస్‌ని స్కాన్ చేస్తారు, ఎంట్రన్స్ దగ్గరున్నప్పుడు, అదంతా వాళ్ళ దగ్గరుండి చేయిపించారా? లోపలికి ఎంట్రీ అయింది.
హ్మ్. ఓకే. ఆ! చెయిపించారు. అన్ని అడిగాను ఎందుకంటే చిన్న మిస్టేకయినా మళ్ళీ ప్రాబ్లమ్ కదా! నేను అడిగాను నా బ్యాగ్‌లో అన్ని చెక్ చేసారు. అయితే నాకు నైల్ కట్టర్, సిజర్ ఏవో ఉండే నా బ్యాగ్‌లో, అంటే అంత స్టఫ్ఫుంటాదనమాట నా బ్యాగ్‌లో. అవి లాగేసుకున్నారు. నాకు తెలీదు. ఆ! తీసేసుకున్నారు. నాకు తెలీదసలీవిషయము. అయ్యో! వేస్ట్ అయిపోయిందని బాధపడ్డాను. ఆ! తీసేసుకున్నాక స్లో‌గా లోపలికి గేట్ వరకు నంబర్ చెప్పి పంపించారు. పంపిచ్చాక అసలు దగ్గర నుంచి నేను అంత వి ఏరోప్లేన్స్ పెద్ద పెద్దవి చూడడమే ఫస్ట్ టైమనమాట. విమా
అవును. అవును. అవును. ఓకే. <giggles> అవుండకూడదు కదా! అలా షార్ప్ ఆబ్జెక్ట్స్ కొన్ని మెటల్స్ తీసేస్తే ఓహ్! అవును. హ్మ్. ఓకే. ఆ! ఫస్ట్ టైమా? అంత పెద్ద విమానాలు.
అసలు చాలా ఎక్సైటెడ్‌గున్నానుప్పుడు గూడా అసలు ఇది నిజమా డ్రీమా అని.
అంటే ఏరోప్లేన్ దగ్గరికి తీసుకెళ్లడానికి బసెస్‌లో తీసుకెళ్తారు గాదా! ఏంటి ముందు బస్సెక్కిస్తున్నారేంటి అని అనుకోలేదా? ముందు బసేక్కిస్తున్నారేంటి?
అవును. ఆ! అనుకున్నాను. సరే ఏదైతే ఏంటి ను ఫ్లో‌లో యెళ్ళిపోదాం. ఆ!
అ! యెళ్ళిపోదాం. <giggles> అదేంటి డైరెక్ట్‌గా ఏరోప్లేన్ ఎక్కిచ్చకుండా రన్‌వే దగ్గరికి బస్‌లో యెళ్ళాలా? అలాంటి ఫీలింగ్ రాలేదా?
ఆ! వచ్చిందొచ్చింది. అంటే వాళ్ళు ఆల్రెడీ నా బోర్డింగ్ పాస్ ఇచ్చారు. నాకు చూపి చూస్తున్నానంటే ఇంకోటేంటంటే నాది ఇప్పుడు మనకి బ్యాగేజ్ క్లెయిం జేసుకునేది పంపిస్తారు గదా! టాక్సేసి, అలా ఏమి లేదు, ఒక బ్యాక్ ప్యాకేసుకున్న నేను నార్మల్‌గా నా దగ్గరే ఉందనమాట.
వచ్చిందా! హ్మ్. అవ్ అవును. అవును. అవును. ఓహ్! లగేజేం లేదు. జస్ట్ లైక్ చెకింగ్ ఏమి లేదు, హ్యాండ్ బ్యాగేజ్ హ్యాండ్ బ్యాగేజ్ ఒకటే ఉంది. అదేలే వెయిట్ ఎక్కువైతే ఎలాగా? వెయిటేమన్నా ఎక్కువవ్వడం అలాగా.
ఆ! నార్మల్‌గా బ్యాక్ ప్యాక్ ఏసుకున్నా. ఆ! హ్యాండ్ బ్యాగేజ్ యాహ్! అంతేమి లేదు. 2 డేస్‌కే కదా! ఒక 2, 3 డ్రెసెస్ పెట్టుకున్నా అంతే. అలా పెట్టేసుకున్నానన్నమాట. సో నాకా ప్రాబ్లమ్ కూడా లేకుండే.
ఓకే. ఓహ్! యాహ్! సాధారణంగా ఇలాంటి ప్రయాణాలు, అది కాక గోవాలు అంటే బట్టలెక్కువ ఎక్కువ పెట్టుకుంటారు, రోజుకి 3, 4 జతలు, రకరకాల చెప్పులు, ఫోటో‌లు దిగడం కోసం. మరి అలా ఏమి ప్లాన్ చేయలేదా?
హ్మ్.